బావుందండి. అన్నీ ఒకా మీనింగున్న పాటలే ఇష్టవైతే మీకు. మాములు
ఆ! నే నే అంటే, మనమేంటంటే, సహిత్ కొంతమంది సాహిత్యం చూస్తారండి. కొంతమంది సంగీతం చూస్తారండి. సో, సాహిత్యం, సంగీతం చూసినప్పుడేంటంటే, మనకీ సంగీతం చూసినప్పుడు సాహిత్యం పెద్ద పట్టించుకోమండి.
హ్మ్. హ్మ్. అవును.
అయితే కానీ, సాహిత్యం చూసినప్పుడు మనకందులో ఒక మీనింగొస్తాదండి. సో, మనం ఏ ఏరుకోవాలండి. అలాంటి మంచి సాహిత్యమున్న పాటలని మనమేరుకోవాలి.
ఆ! ఖచ్చితంగా అదే ఉంటందదే. మీరైతే ఎక్కువా సాహిత్యాన్ని, సాహిత్యాన్ని ఇష్టపడతన్నారని నాకర్థవయ్యింది.
ఆ! సాహిత్యమన్న ఇప్పుడూ పాత పాటలిప్పుడు రీమేక్ చేస్తన్నారండి. ఎలాంటి పాటలు రీమేక్ చేస్తన్నారు, కొన్ని సాహిత్య విలువలు తక్కువుంటాయి. లే ఎల్ ఏంటంటే, అప్పారావు, సుబ్బారావు ఇట్లాంటి పాటలనమాట.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. నిజమే. అవునండి. ఇలాంటివి ఇష్టమేనా మీకు?
హ్మ్. మసక మసక చీకటిలో మల్లెతోట, ఇట్లా ఉంటాయండి. సో, ఇప్పుడు రీమేక్ చేస్తున్న పాటలు కూడా, ఇట్లా సాహిత్యంలో తక్కువుంటాయి. శృంగారం పాలెక్స్ శృంగార విలువలెక్కువుంటాయనమాట.
నిజమే. ఇవి జస్ట్ విని ఒదిలెయడానికే తప్పా, అంతగా గుర్తుంచుకొని ఆనందపడడానికి ఏముండదు ఈ పాటల్లో.
ఆ! ఆ! గుర్తించికొనీ ఒక్కా అబ్బా! చాలా బాగుంది. మంచి ఒక మంచి మాట రాశాడు. ఒక మంచి పాట రాశాడు. అందులో సాహిత్యముంది అని కాకుండా, అందులో మంచి వైబుంది. వైబుంటాయండి ఈ పాటలన్నిటిలో.
హ్మ్. అలా అనిపించదు. ఆ! ఆ! వైబుంటాయి. అవును. ఇంక ఉత్సాహంగా, ఉల్లాసంగా అలాంటి ఏదో పార్టీ మూడు సాంగ్సన్నమాట అంతే.
ఒ పార్టీ మూడ్ సాంగ్స్. సో, పాత పాటల్లో కూడా మనం ఎ ఎలాంటి సాంగ్స్ తీసుకుంటన్నారంటే, మంచి పార్టీ మూడున్నటువంటి సాంగ్స్ తీసుకుంటున్నారండి.
హ్మ్. హ్మ్. ఓకే. మీ ఇష్టమైన హీరో ఎవరండీ? అంటే, కొంతమంది ఇష్టమైన హీరో ఇతనైతే, అతని పాటలే వింటా, లేదంటే అతనివే చూస్తానన్నట్టుంటారు కదా! మీకు అలా ఏమైనుందా? లేదంటే
సో, అట్లాగే అలా హీరో అంటే మనకేంటంటే, హీరోకి, పాటలకి పెద్దా ఇదుండదండి మనకి. కథ బట్టి పాటొస్తదండి <smacks lips> మాములుగా. ఆ కథ బట్టి ఒచ్చే పాటలో కూడా, ఆ పాటని మనం ఎట్లా రాసుకోవచ్చు, కొంచెం సాహిత్య విలువలు పెంచి రాసుకోవచ్చా, తగ్గించి రాసుకోవచ్చా, ఒక బ్రేకప్పుందనుకోండి, బ్రేకప్‌ని ఆహ్, కథలో ఒక బ్రేకప్పొచ్చినప్పుడు, ఆ బ్రేకప్పూ జస్టూ ఏడుస్తూ రాసుకోవచ్చు, లేకపోతే ఇంక న్ నా జీవితం లేదని రాసుకోవచ్చు, లేదు ఎట్లా కాదు, ఇలాగా చెయచ్చు అని కూడా రాసుకోవచ్చనమాట.
హ్మ్. అవును. హ్మ్.

సో, దానికి అపోజిట్ అండి కాంట్రాస్ట్ ఇది.
హ్మ్.
సో, అందం కన్నా ఇంపార్టెన్స్ కొన్ని ఉన్నాయి మనకి. మనం చేసే శ్రమ మనం, మనం ఇచ్చే విలువ సమాజానికి కానీ, కుటుంబానికి ఒక సర్విస్ మనం చేస్తున్నట్టేనండి. ఒక క్రీమ్ చేస్తున్నామంటే, ఆ సర్వీస్ మనం ఆహ్, క్రీములు రాసుకునే వాళ్ళకిస్తున్నట్టే. లేకపోతే ఇంకేదో పని చేస్తున్నామంటే ఒక బట్టలు ఉతుకుతున్న, ఒక ఓ చాకలి అమ్మాయి బట్టలు ఉతుకుతుందంటే అదొక సర్వీస్ చేస్తున్నట్టే.
అవునండి. నిజమే. దీనికి విలువుంది. అవును.
మనం ఒక, ఒక సర్విస్ ఓరియెంటెడ్ మైండ్ ఇంకా అందమైనది అని చెప్తాడండి.
నిజంగె తను సమయాన్ని కేటాయిస్తుంది ఓకే. నిజంగా చాలా బావుందండి! ఒక పాటలో ఇంత అర్థాన్ని చూడ్డం ఆహ్, అంటే మీ ద్వారా నాకు ఎలా చూడాలి? ఏంటి? అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమయిందండి. ఇంకా ఇలాంటి థాట్స్ ఉన్నాయా?
అవును. అవునండి. ఇప్పుడు ఏంటంటే అందముండొచ్చు. దాని వెనక ఒక సర్విస్ ఓరియెంటెడ్ మైండ్ ఉండకపోవచ్చు.
అవునవును. నిజంగా!
సో, అది
ఎందుకంటే అందంగా ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తారని కాదు, అందంగా లేని వాళ్ళు చేయలేరు చెయ్యరు అని కూడా కాదు.
ఓకే. చెయ్యలేరు. చెయ్యరని ఆహ్, ఆ పర్సెప్షన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసాడండి రచయిత.
చాలా బావుందండి నిజంగె.
ఆ జనాల్లో ఉన్న ఆ పర్సెప్షన్‌ని బ్రేక్, బ్రేక్ చెయ్యాలి అని చెప్పి.
హ్మ్. ఇంత మంచి పాటలెప్పుడో ఆ రోజుల్లోనే వచ్చేసాయి. ఇంత అర్థవంతంగా ఉన్నాయి. ఈ రోజుల్లో అసల అర్థం లేకుండా
అది ఎప్పుడో స్వతంత్రం టైమ్‌లో రాసిన వచ్చిన సినిమాలండి అవి.
హ్మ్.